ఆ! ఉంటాయండి ఇప్పుడు పిజ్జాలు బర్గర్‌లు అని కొంతమందేంటంటే, ఇప్పుడు స్కూల్లోనైనా సరే ఒకళ్ళకొకళ్ళు అనుకుంటూ ఉంటారు. "అరే! నేను పీజ్జా తిన్నాను రా నిన్న. నేను బర్గర్ తిన్నాను రా నిన్న".
ఓకే. నిజమే. ఆ! ఓకే. షవర్మ అంటారు, రోల్సంటారు. నిజమే అండి. నిజమే. అయితే అసలు వాళ్ళు తిన్నప్పుడూ, <giggles> మీరు గూడా వాళ్ళతో పాటు తినడం జరుగుతుందనమాట.
ఆ! స్నేహితుల ద్వారా. ఆ! వాళ్ళన్నప్పుడేంటంటే హ్మ్. వీళ్ళకి కూడా ఒక ఆతృతొస్తుంది. నాకు కూడా కావాలి. నేను గూడా తినాలి అదెలా ఉంటుంది. ఇప్పుడు పిల్లలంటే వాళ్ళకి ఒక ఆతృతనేది ఖచ్చితంగా ఉంటుంది. అదెలా ఉంటుంది. ఇదెలా ఉంటుంది తెలుసుకోవాలి అని. అడుగుతూ ఉంటానప్పుడు ఇంగ మనం తిన్నా, తినకపోయినా ముందైతే వాళ్ళకి కొంచెం రుచి చూపిచ్చామనుకోండి, వాళ్ళకి కూడా ఏంటంటే ఒక హ్యాపీ ఫీలింగనేది ఉంటుంది.
ఓకే. నిజమే, నిజమే. ఓకే. హ్మ్. ఆ! తిన్నాం. మే మేం గూడా తిన్నమని సంతృప్తుంటుంది.
ఆ! తెల్లారింక వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటారనమాట.
అయితే ఇక్కడేంటంటే అంటే ఆహ్, ఆ ఫుడ్ గురించి, ఆ ఐటెమ్ గురించి మీకు తెలీదు. అంటే మీ పిల్లల ద్వారా మీకు తెలిసింది. సో మీరెప్పుడైతే షాప్‌లోకెళ్ళి ఆర్డర్ చేసారో, ఆ ఐటెమొచ్చిన తరువాత ఫస్ట్ మీరు టేస్ట్ చేసి బాగుందని ఫీలయితే ఇస్తారా? లేకపోతే డైరెక్ట్‌గా "మీరు తినండి" అని జెప్పి తర్వాత లాస్ట్‌లో మీరు తింటారా?
హ్మ్, హ్మ్. హుహు. లేదండి ఆళ్ళసలు మనల్ని టేస్ట్ చేసే చాన్స్ కూడా మనకివ్వరండి. <chuckles> ఇవ్వరండి ఎందుకంటే ముందది వచ్చిందే వాళ్ళు వాళ్ళికో వాళ్ళకి న
ఇవ్వరా? <laughs> ఓకే. ఒక వ అంటే ఒక బైట్ గాని మీరు తినుంటే గనుక వాళ్ళింగది తినరు. నాకొద్దిది. నాకు కొత్తది కావాలి, ఫ్రెష్‌ది కావాలి అంటారేమో.
ఆ! తినరు ఎందుక్ అసలలా కూడా కాదండి ఇప్పుడు డెలివరీ చేసామా మీరన్నట్టు. డెలివరీ గనుక పెట్టినా లేదు మన షాప్ దగ్గరికెళ్లి వాళ్ళు తీసుకొచ్చి, మనకి సర్వ్ చేసినా ముందు మనం పట్టుకుంటేనే వాళ్ళు అరి ఆహ్, ఇహ! ఏడ్చేస్తా ఉంటారు.
హ్మ్. ఓకే. ఆ! ఓకే, ఓకే. సో అతను త పిల్లలే పట్టుకోవాలి, పిల్లలే తినాలి. వాళ్ళే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో, అని వాళ్ళు కోరుకుంటారు.
ఆ! ల్ వాళ్ళే తినాలి. <chuckles> చెప్పాలి. బావుంటే తింటారు. లేదంటే వదిలేసింది మనం తినాలి.
ఆ! నిజం. అంటే ఎక్కువగా పిల్లలు జేసే పనేంటంటే వదిలేయడం. అది పేరెంట్స్ తినడమనేది షర మామూలే అన్ని చోట్ల.
అంతే అండి. ఆ! అది ఇంకా బ కామనే అండి. ఎందుకంటే ఇక వాళ్ళు మొత్తం తినరు. కాకపోతే ఏంటంటే ఎవరో చెప్పారు. ఈళ్ళు "ఇది నేను తిన్నాను" అని. ఇది వీళ్ళు గూడా తినాలి వాడికి రేపు చెప్పాలి.
ఓకే. అవునవును. నిజమేనండి. నిజమే. అంటే వాళ్ళు కొత్త కొత్త పా ఆహ్, వంటకాల గురించి వినడం. వాళ్ళకేంటంటే, ఆతృతగా ఉంటుంది ఏ దాన్ని ట్రై జేయాలని. ఒక బైట్ పెట్టుకోగానే వాళ్ళకి నచ్చకపోవడం జరుగుతుంది. మరి మమ్మీ తిడతారని జెప్పేసి, ఇంకొక 2 తింటారు తర్వాత నాకొద్దు. నాకు అనని జేప్పేస్తుంటారు.
హ్మ్. అవును. అవును. ఎత్ వద్దంటారు. ఎందుకంటే అది మనవ్ అసలది మన వంటలు కావు కదండీ. వాళ్ళ ఇంట్రెస్ట్ పో ఏందంటే ఏదో తినాలీ. అన్న ఇంట్రస్టే గాని మన ఆచారమే కాదసల ఆ ఫుడ్డు. హ్మ్.
అవునవును. ఓకే. హ్మ్. నిజమే. అయితే ఇప్పుడు ఈ డిన్నర్ టైమ్‌లో కొంతమందేంటంటే, అప్పుడు కూడా వాళ్ళకి కొన్ని కొన్ని ఫోన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా కాల్స్ అటెంప్ట్ జేయాల్సిన పరిస్థితి ఉంటుంది గదా! అలాంటి సందర్భంలో మరి మీరు ఏ విధంగా మరి ఫేస్ చేస్తారండి అలా ఉంటే?
ఉంటుంది. అవునండి. అవును.

అవును. ఇప్పుడు సినిమాకెళ్దామనుకున్నామనుకోండి, అదే జరిగిద్ది ఖచ్చితంగా మీరన్నట్టు. ఇప్పుడు రివ్యూ చూసుకోవాలి, ఏ థియేటర్‌లో ఉందో చూసుకోవాలి, టికెట్లున్నయ్యో, లేవో చూసుకోవాలి. ఆ! <chuckles> లేదు చూసుకోవాలి. లేదు, సినిమా ఏ టైంకుంది, సినిమా ఇప్పుడు మధ్యానముందనుకోండి, మనం 11 కల్లా వెళ్ళాలి అంటే, మధ్యానం తినేది గూడా బయటే ఉంటుంది.
హ్మ్. అవును. అవును. టికెట్స్ ఎవైలబిలిటీ చూసుకోవాలి. మళ్ళీ దగ్గరుందా, దూరముందో గూడా చూసుకోవాలి. నిజమేండి. నిజం. హ్మ్. ఓకే. అవునండి. అవును. మధ్యానం గూడా.
దాన్ని గూడా మనం ప్లాన్ చేసుకోవాలి.
నిజమే. నిజమే. అంటే, సండే <giggles> ఏమో 24 అవర్సే ఉంటుంది. మన ప్లాన్సేమో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి.
ఆ! ఆ! అవునండి. అవును. ఎందుకంటే, ఒచ్చే ఒక్క సండే గూడా చాలా ఆత్రుత పడుతూ ఉంటాము, కానీ ఇలా తెరిచి అలా మూసే లోపల అయిపోయిద్ది.
అవును. అంటే, మళ్ళీ పిల్లలు గూడా మీరు కు గమనిస్తే పిల్లలు గూడా మళ్ళీ బయటెక్కువ సేపుండలేరు. అంటే, వాళ్ళు తొందరగా టైడయిపోతారు. 9 కల్లా మళ్ళీ వాళ్ళింట్లోకొచ్చేస్తా ఉండాలి. <chuckles> ఇవన్నీ ఛాలంజింగే పేరెంట్స్‌కి. వాళ్ళని ఆడ ఆట ఆడిపిచ్చాలీ, మళ్ళీ మైమరిపిపిచ్చాలి, మళ్ళీ ఏంటంటే, టైమ్‌కి తీసుకొచ్చెయాలి.
అవునండి. అవును. నిద్రో నిద్రపోతా ఉంటారు. అవును. ఆ! అవునండి. ఇప్పుడు వాళ్ళని బయటకి తీసుకెళ్ళామంటే, మనం ఒక సినిమాకొకటే తీసుకెళ్తే సరిపోదు కదండీ! వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళాలి. సినిమా హాల్ దగ్గర పాప్‌కార్న్ ఉంటే పాప్‌కార్న్ <chuckles> ఇప్పించాలి. వాళ్ళడుగుతానే
హ్మ్. అవునండి. అక్కడ ప్లేయింగేరియా ఉంటే గనక, మళ్ళీ అక్కడ టికెట్ తీసుకొని, మందల అక్కడ ఆడిపీడం కాసేపు, ఇవన్నీ ఉంటాయి.
ఆడుకోవాలి. లే ఆళ్ళు ముందే చెప్తా ఉంటారు, సినిమాకేళ్దామంటే, ఆహ్, నాకయిస్‌క్రీమ్ కావాలంటారు ఒకళ్ళు, ఒకళ్ళు పాప్‌కార్న్ కావాలంటారొకళ్ళు.
అవునండి. ఫస్టే లిస్ట్స్ రాసుకుంటరు, వాళ్ళేం గావాలో అవన్నీ నాకిది గావాలి
<chuckles> ఆ! ఏం కావాలి ఏంటి అంటే, అక్కడకి వెళ్ళంగానే ఏ గొడవ లేకుండా, వాళ్ళకి వ్ నువ్విది అడిగావు గదా! ఇదుగో ఇది తీసుకో.
హ్మ్. అంటే ఇప్పుడు, ఇప్పుడు జనరేషనూ ఇప్పుడు జనరేషను చా ఫాస్టయిపోయింది కాబట్టీ, అక్కడ ఏమేమి ఫుడ్డు ఐటెమ్స్ దొరుకుతయో ముందుగానే ఆన్‌లైన్‌లో చూస్తుంటారు.
పా మనకంటే ఎక్కువ వాళ్ళకే <chuckles> తెలుసండి. మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు. హ్మ్.
హ్మ్. అంటే, కొన్ని, కొన్ని సార్లు మనం తినని ఫుడ్దు గూడా వాళ్ళు వాళ్ళ ద్వారా మనకి పరిచయవవుతుంది గదా! అలా మీకేమన్నా పరిచయమైన ఫుడ్డుందా?
అవునండి. అవును.